అవునండి.
ఆ! అదంతా అప్పట్లో కామర్స్ జ్ జ్ అయిన వాళ్ళే ఎక్కుమందొచ్చేవారు. గానీ అఫ్ కోర్స్ నేను కూడా మరి వెళ్ళాను. ఆ! చూస్తే ఆ అకౌంట్స్ <chuckles> అదంతా నాకర్థం అయ్యేది గాదు. <chuckles> నేను చేసేది ఎ చూసారా లెక్కలో శాస్త్రం అక్కడొచ్చిందేదో <giggles> మరో, మరో టైప్ అకౌంట్స్ అన్నమాట. ఆహ్, వెళ్ళిన కొత్తలో చాలా యే ప్రెషర్ ఫీల్ అయ్యేవాడిని. అంటే పని కాదు. పని వల్ల కాదు. అంటే నాకు తెలియకపోవడం వల్ల. <smacks lips> ఆ వర్కు ఆ రిలేటెడ్ వర్క్ నాకెప్పుడూ తెలీదు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, క్యాష్ అంటే ఏంటి ఇదంటే ఏంటి
<laughs> ఓకే. అవునండి. <chuckles> ఓకే. ఓకే. ఆ! <chuckles> ఓహ్! అప్పుడప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారండి మీరు. ఆ!
ఆ! ఇబ్బంది, ఇబ్బంది ఫేస్ చేశాను. నా వయసు 20 ఏళ్ళు.
అబ్బా! చాలా చిన్న ఏజ్ జాబ్‌కి. <chuckles>
ఆ! ఆహ్, జాబ్‌కి నేనున్న ప్లేస్ నుంచి నాకు ప్లేసెసె ఇచ్చిన ప్లేస్‌కి 1100ల కిలోమీటర్‌లు. వ ఆ! వె వె ఆ! అంచేత వ తల్లిదండ్రుల్ని ఒదిలి రావడం అది పెద్ద కష్టం. ఎప్పుడు కూడా చాలా అటాచ్‌డ్ ఫ్యామిలీ మేము. మేము బయట పెద్దగా తిరిగేదేం లేదు. మా నాన్నగారు చిన్న ఉద్యోగం జెసేవారు. మె మాయ్ మా అన్నదమ్ములు, మేమందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళము. ఓహ్ పది పదిహేడు పది
ఆ! అమ్మ! వేరే స్టేటేనేమొ అండి మే బీ. <giggles> ఆ! ఆ! కష్టం. నిజంగానండి. ఓకే. అంటే మీరు 1100 కిలోమీటర్లన్నారు కదండీ! అంటే మీ ఫుడ్ అలవాట్లు చేంజ్ అవ్వడం జరుగుతుంది గదండీ. అంత కిలోమీటర్లంటే స్టేటే చేంజ్ అయ్యారు గావచ్చండి మీరు. ఆ! ఆ! ట్రావెలింగ్‌లో గూడా కొత్త, కొత్త హాబీలు, ఇంకా మీరు సి మూవీస్ జూడడంలో కూడా కొత్త కొత్త నటీలు, కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్తవనిపించాయేమో గదండీ మీ లైఫ్‌లో. ఏల ఏ విధంగా అలవాటు చేసుకున్నారు, మి ఏ విధంగా మీరు మలుచుకున్నారండి మీ ఆహ్, వృత్తి రీత్యా?
ఆ! ఆ! ఫుడ్ అలవాట్లు ఆ! స్టేటే చేంజ్ అయ్యాను. ఆ! ఆహా! వృత్తి అదేనండి. ల లక్కీగా నేనప్పుడు చిన్నవాడిని గాబట్టి మా బ్రదర్ గూడా ఒచ్చాడు నన్ను. ఆ ప్లేస్‌కి. నన్ను దిగపెట్టడానికన్నమాట. నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి, కొత్త ప్లేసు నేను బెంబేలో ఫ్ బ బ ఫైనల్ ఇయర్‌లో డిగ్రీలో ఉన్నాను. ఇంకా పూర్తిగా మనం స్టూడెంట్‌లోగా ఉన్నాం. అప్పుడు ఇంక లాభం లేదని మా అన్నయ్య నాగొతోపాటొచ్చి ఒక, ఒక రూమ్‌లో ఒక ద్వారా మాకు రిఫరెన్స్ ఒచ్చింది. అక్కడైతే ఆ ఊర్లో ముగ్గురు, నలుగురు బ్యాంకర్స్ ఉన్నారు కలిసొక రూమ్‌లో
ఓహ్! ఓకే. అవును. ఓహ్! అవునవును. అవునండి. ఓకే.